ఇంకా అవి గాకుండా ఇంకా మురుకులు అప్పాలు ఇవన్నీ ఫెస్టివల్స్‌కి చేసేవే కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని టైమ్ టేకింగ్ ఉంటాయి కొన్నేమో ఈజీగా అయిపోతూ ఉంటాయి వంటలు.
ఓకే. ఆ! అవును.
కని పిండి వంటలనేవి ముందుగానే తయారు జేసి పెట్టుకోవాల్సుంటయి. పండగ రోజైతే చేయలేము ఇవి, ఇలాంటివి.
అవునవును. అది ఆ రో‌జె చేయడం బెట్టుకుంటే ఇంక అంతే. మనకున్న ఆచారాలు
ఇంకా అవ్వదు. టైమ్ అంతా ద ఆ! దానికే అయిపోతది. అందుకనేసి ఒక 2, 3 డేస్ ముందు నుంచే ప్రిపరేషన్స్ స్టార్ట్ అవుతాయన్నమాట.
హ్మ్. హ్మ్. అవును. అంటే ఆ మీరు పండగలకి తప్పకుండా ఇట్లా వెజిటేరియనే దింటారా? లేకపోతే శాకాహారం గూడా దింటారా?
హ్మ్. అయితే ఇప్పుడు ఆ అప్ ఇప్పుడు మనం అట్లా మాట్లాడుకుంటే గనక మనకి ప్రత్యేకంగా నాన్ వేజ్ పండగంటే దసరా.
అవునవును. వ తప్పకుండా మటన్ దినంది అసలు రోజు గాదు అది.
దసరా రోజు <laughs> దసరా అంటేనే కోడి, కోడికూర, గారెలు, మటన్ కర్రీ, మటన్ బిర్యానీ. <laughs> ఆ! తప్పకుండా నాన్ వెజ్ ఆహ్, దసరా ప్రత్యేకతది. కొత్త బట్టలు, పిల్లలకి ఇంకా హడావిడి చుట్టాలు రావడం ఎళ్ళడం మనం వాళ్ళకింక‌డ్ ఆ! ఆయుద పూజ మళ్ళీ ఆ జమ్మి ఆకు తీసుకొచ్చి ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకొని బంగారం, బంగారం అని ఇచ్చుకుంటాము. చాలా అంటే చాలా ఆహ్, సరదాగా అయిపోతది ఆ పండగ అయితే దసరా ఒస్తుందంటే 10 బిఫోర్ నుంచే మాకు ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటయి.
హ్మ్. అవును. <chuckles> అవును. ఆ రోజు తప్పకుండా జేసుకుంటారా ఇంకా? హ్మ్. ఆ! ఇది ఆయుధ పూజ అవన్నుంటది. అవునవును. ఆ! ఆ! ఆహా!
ఇంకొకటి రోజు అవి గో ఇవి ఉంటాయి గదా! బతుకమ్మ పండగ అందులోని 9 డేస్ 9 డేస్
అవునవును. ఆరోజు ఏమన్నా ఇట్లా జేసుకుంటారా? ఇట్లా ప్రత్యేకమైన వంటకాలాంటివి బతుకమ్మ బెట్టినప్పుడు.

ఓకే. ఓకే అండి. అలానే అండి ఇప్పుడు ఆహ్, వినాయక చవితికస్తే అవి కుడుములు గానివ్వండి, లేకపోతే ఇంకా మోర్దక్ అని చేసుకుంటారు ఇటు నార్త్ సైడు. మీరు ఇట్లాంటివి చేసుకుంటారా? అంటే కుడుములు గూడా చెప్పాలంటే సులభంగానే అయితాయి గదా! మనకి జస్ట్ స్టీమ్ బెట్టడమే
ఎ ఇంకొకటి ఆ! ఆ! అవును. ఆ! అవును. అవును. అవును. ఆ! ఆ! ఆ! అవును. అయి అవుతే అయితే కాకపోతే ఏంటంటే కాకపోతే ఏంటంటే, ఈ కుడుములకి బియ్యం అనేది మేము రాతిరి ఆహ్, నానబెట్టి ఆహ్, ఫాన్ కింద కొంచెం బియ్యం ఆరబెడతాం.
ఓకే. ఓకే.
ఇవి మనం అప్పుడుకప్పుడు చేసేది కాదు. ఇది ఇదేంటంటే కొంచెం రాత్రి బియ్యం కడిగేసుకొని ఫ్యాన్ కింద ఆ
ఓకే. అంటే ముందు ప్రిపరేషన్ ఒకటి గావాలింక. ఆ!
ప్రిపరేషన్ చెయ్యాలి. చేసిన తర్వాత దాన్ని కొంచెం మిక్సీలో కొద్దిగా గరుకు, గరుకుగా అంటే మరీ మెత్తగా ఉండగూడదు కుడుములకి. కొంచెం గట్టిగా అంటే కొంచెం పొ ఆహ్, ఇదిగా ఉండాలి పి పౌడరు. ఏసుకొని దాంతోటి కుడుములు చేస్తామనమాట.
హ్మ్. ఓకే. ఆహా!
అది అదొకటి. వినాయక చవితి రోజు ప్రత్యేకత. అయితే కుడుములతోటి హ్మ్.
హ్మ్. ఇంకో ఇంకేం జేస్తారు కొడుములతోనే?
కుడుముల తోటి ఒకటి మన చింతకాయలంటాం గదా! పచ్చ ఆహ్, గ్రీన్ కలర్‌గుంటాయి చింతకాయలు.
ఓకే. చింతకాయల చట్నీ.
చట్నీ జేస్తాం. నువ్వులేసి చేస్తాం అది. అది చాలా టేస్ట్ ఉంటది. అయితే అప్పుడు ఒకటి ఆహ్, పొనగంటి కూర గానీ, పుంటి కూర గానీ అలాంటి కొన్ని లీఫీ వెజిటబుల్స్ దొరుకుతాయి. ప్రత్యేకంగా అంటే ఈ వినాయక చవితి సీజన్‌లోనే దొరుకుతయి అవి.
ఆహాహా! అదే. ఆహ్, చాలా టేస్టీగా ఉంటది గదా! ఆ! ఆ! వాటిని ఫ్రై ఏమన్నా జేస్తేరా?
ఆ! వాటితోటి తయారు జేస్తామన్నమాట. వాటితోటి చింతకాయలేసి చేస్తాము. అసల ఆ టేస్ట్ మనకి ఎప్పుడు గూడా మర్చిపోలేము. అలా ఉంటది ఆ టేస్ట్.
<laughs> ఓకే. హ్మ్. అంటే కుడుములతోనే దినొచ్చా? లేకపోతే అన్నంతోని గూడా దినొచ్చా మీరు జెప్పింది?
ఆ! అల్ అన్ని తింటారు గానీ యాక్చువల్‌గా అయితే అది కుడుములతోటే కాంబినేషన్.

అందులో అన్నీ వంకాయి, బంగాళదుంప అన్నీ అన్నీ వెజిటబుల్స్ కలిపి ఆహ్, ఒక కర్రీ జేస్తారు. తర్వాత బగారా రైస్ గాని అలాంటివి జేస్తారు. కానీ సంక్రాంత్రీ తర్వాత నెక్స్ట్ డే ఒస్తది గదా! కనుమ అంటాం మనము. ఆ రోజు మట్టుకు కంపల్సరీగా నాన్వెజనేది జేస్తారు.
అదే అదే ఇవన్నీ వేసి చేస్తారు. ఆ! ఓకే. హ్మ్. అవునవును. ఓహో! ఆ! అయితే ఇంకా ఇవి సంక్రాంతికి కోడిపందాల్లాంటివి గూడా బెడుతుంటారు కదా! మీరెప్పుడైనా వెళ్లారా మళ్ళీ చూడ్డానికి?
ఆ! అందులో గూడా జరుగుతూ ఉంటాయి. అవును. ఎక్కువ నేనైతే వెలి చూడలేదు చూడలేదు. కానీ విన్నాను విన్నాను. నేనైతే ఎప్పుడు ప్రత్యేకంగా అయితే చూడలేదవి. కాకపోతే విన్నాను ఆ కోడిలని వాళ్ళు బాదం పప్పులు, పిస్తా పప్పులు పెట్టి పెంచుతారంట.
ఓకే. ఆహా! అవునా! ఆ! కొన్ని కోడిలకేంటంటే వాళ్ళకి గూ చికెన్ దినిపిచ్చి మరీ ట్రైనింగ్ ఇస్తారండి.
ఆ! అవును. అవును అవును. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా పెడతారంట వాటికి. పందెం కోడలనేసి సెపరేట్‌గా ఉంటాయంట అవి. అయితే ఆ రోజు మటుకు నాటుకోడి అయితే ప్రత్యేకత. నాటుకోడి కర్రీ కంపల్సరీ చేస్తామనమాట. గారెలు, నాటుకోడి కనుమ రోజు.
అవునవును. హ్మ్. కనుమరోజా? ఓకే.
ఆది సంక్రాంత్రీ అయిన తర్వాత నెక్స్ట్ డే.
హుహు.
ఆ! ఆ పండక్కి కూడా ఆ రోజు గూడా బాగా నాన్‌వెజ్ వండుకుంటారందరూ. రకరకాల వంటలు జేసుకుంటారనమాట. ఇప్పుడు అందులో చాలామంది ఇప్పుడు చికెన్ తినను
ఆహ్! ఓకె. మీకసలు ఏ పండుగంటే ఇష్టం మళ్ళీ?
ఆ! మాకైతే ఎక్కువ ఇష్టపడేది సంక్రాంత్రే.
అవునా? ఓకే దసరా అంటారనుకు‌న్న ఇంక. <chuckles>
ఎందుకంటే ఆ పండగ ఆ! అనుకున్న <chuckles> అంటే దసరా అంటే ఇది ఒక ప్రిపరేషన్ వేరేగా ఉంటది. కానీ సంక్రాంత్రీ అంటే ముగ్గులేయడం ఎక్కువ ఉంటది గదా! లేడీస్‌కెక్కువ ఇంట్రెస్ట్ ఉంటది గదా! <chuckles> ఇంట్రెస్ట్ ఉంటది. ఆ!
అవునవును. ఓకే. మీకు ఇంకా అది ఇంట్రెస్ట్ అనమాట. ఎప్పుడన్నా మ మళ్ళీ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారా?
ఆ! చాలా సార్లు. చాలా సార్లు పాల్గొంటూ ఉంటాను. దానికోసం ఇంకా కలర్స్ వేయడము ఒక 2 సార్లయితే నేను గెలిచాను గూడా అందులో రకరకాల కలర్సెయ్యడము
ఓహో! తరచుగా గెలుస్తారు గూడా గావచ్చు మళ్ళీ! ఓహో! ఆ!
అందుకనే నాకు సంక్రాంత్రీ అంటే ఎక్కువ ఇష్టం పండగలు అన్నిటికన్నా.
ఓకే. ఓకే. చాలా అద్భుతంగా జెప్పారండి అసలు. పండుగల కోసం సులభంగా తయారు జేసుకో చే చేసుకొచ్చే వంటకాల గురించి అట్లనే మీకు ఒక్కొ పండగ ఏ విధంగా అనిపిస్తుందో మీ భావాలను చాలా బా దెలిపారు ధన్యవాదాలండి.
ఆ! ఆ! హ్మ్. అవునండి. హ్మ్. నాకు కూడా చాలా సంతోషంగా అనిపిచ్చి నాకు కూడా అన్ని ప అన్ని పండగలు మీ వల్ల నేను గుర్తు జేసుకున్నాను ఈ రోజు. చాలా సంతోషమండి ధన్యవాదాలు.
<chuckles> ఓకే. ధన్యవాదాలండి.

ఓకే. ఎట్లాంటివి చేస్తారు అంటే? ఆరోజు పచ్చడి ఉంటది ఎట్లాగో ఆ? అదే ఎవ్వరొచ్చినా గూడా పచ్చడి ఇస్తం.
ఎందుకంటే ద అంటే అవును. ఉగాది ఇప్పు మనకి ఇప్పుడు తెలిసిందే. ఆహ్, అప్ ఉగాది పచ్చడనేది ప్రత్యేకంగా తయారు జేస్తాం మనము. <smacks lips> అది కాకుండా దాంతో పాటు బొబ్బట్లనేది ప్రత్యేకత ఆ పండక్కి.
హ్మ్. ఓకే. ఓకే.
నేతి బొబ్బట్లంటాము. నే నేతితోటి చేస్తారది.
హుహు. ఆ! ఓకే. నెయ్యేశి జేస్తారా ఫుల్లు?
ఆ! అదేంటంటే మనకి బెల్లం, చనగపప్పు ఆహ్, ద బొ దాన్ని ఉడ బెలు శనగపప్పుని ఉడకబెట్టి కొంచెం బెల్లవేసి, మిక్సీ‌లో జేసుకుంటే అంటే తొందరగా ఈజీగా అయిపోతదన్నమాట అది.
ఓకే. అంటే మధ్యలో పెట్టడానికి ఇంక? దాని పైకెళ్ళి పోలెల పిండి.
ఆ! పూర్ణము. తయారు జేసుకుంటాము. ఆ! తర్వాత దానికి కావాల్సిన మైదా పిండి ఆహ్, కొంచెం కలుపుకొని మన చపాతీ ఉం పిండిలాగా కలుపుకుంటాం మైదాని.
హ్మ్. ఓకే.
కలుపుకొని ఈ పూర్ణంని అందులో పెట్టి చపాతీలాగా చేస్తామన్నమాట.
ఆహా! అయితే మీకు ఇష్టమా అండి ఇది మళ్ళీ మీరు చేస్తారు ఓకే. మీకిష్టమేనా?
ఆ! ఆ వాటిని ఆ! ఆ అంటే ఇష్టం. మా ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ గూడా చాలా ఇష్టం అది బొబ్బట్లంటే.
హుహు. అయితే ఇది సులభంగానే అయితయా? మీరు జెప్పినదాన్ని బట్టి చూస్తే కొంచెం
అవేంటంటే వే ఆ! ఆ! చాలా సులభంగా అయిపోతాయి. వేరే వంటకాలతో మనం పోలిస్తే ఇది చాలా సులభంగా అవుతది. అంటే దీనికి ప్రత్యేకంగా ఇప్పుడు పొ కొన్ని వంటకాలు అరిసెలు అలాంటివెంటంటే పాకం పట్టాలి, ఒక్కొక్కసారి పాకం కుదురుతది, కుదరదు.
ఆహా! అవునవును. అదో పెద్ద ప్రాసెస్ ఉంటదింకా. ఆ!
అలాంటి భయమనేది ఉండదండి. ఆ! అలాంటి భయమనేది ఉండదు దీనికి.
అవునా! అయితే ఆ మీరు ఆ బొబ్బట్లు ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా దింటారండి ఒక్కో ఇంట్లో. ఇట్లా మీ ఇంట్లో సాధారణంగా ఎట్లా తినడానికి ఇష్టపడతారు? కొంతమంది ఏంటంటే భోజనం జేయగానే దింటరు స్వీటులాగా. కొంతమంది పాలల్లో <chuckles> ఏసుకొని దింటారు, మీరెట్లా తింటారసలు?
ఆ! ఇది ఈజీగా ఎవరైనా చెయ్యొచ్చు. అవును. అవును. అవును. ఆ! యే ఆ! అవును. ఆ! తింటరు. అవును. కరెక్టే. అవ్ అంటే మాది ఆ రోజు ఏం జేస్తారంటే ప్రత్యేకంగా బొబ్బట్లు ఒండుతున్నామనేసి బ్రేక్‌ఫాస్టనేది ఇంకా వేరేగేం చేసుకోము మేము.
ఓకే. బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్‌ఫాస్టే బొబ్బట్లు దింటారా?
హ్మ్. ఇది ఆ! బొబ్బట్లే ప్రత్యేకంగా చేస్తాను. చేసేటప్పుడేంటంటే అవి వేడి వేడిగున్నప్పుడే తినాలి ఆ బొబ్బట్లు. అవి చేసి
హుహు. హ్మ్. కానీ అంత తీయగా ఏమనిపియ్యదా? మ మ అంటే
ఆ! అంటే మనము బెల్లం వాడతాం. ఇంకొకటి ఎప్పుడు పండక్కి తింటాం. రెగ్యులర్‌గా ఏం తినము కదా అది. సో క్వాంటిటీని బట్టి ఆ బెల్లం క్వాంటిటీ కొద్దిగా తక్కువే యేస్తాను నేను ఎయ్యడము అంతేం స్వీటనిపియదు.
అవును.